అయితే మనకీ ఆహ్, ఉన్న కాలాల్లో ఈ చలికాలం గానీ, వర్షాకాలం గానీ, ఎండాకాలం గానీ ఉన్న 3 కాలాల్లో ఆహ్, చాలామందికి వర్షాకాలం అంటే చాలా ఇష్టం. అంటే మన చిన్నప్పుడి నుంచి గానీ మనం ఈ వర్షాకాలంలో చాలా బాగా ఆడుకుంటాం. మనకి సెలవులు గూడా ఒస్తా ఉంటాయి. గాబట్టి వర్షాకాలం అనేది చాలా మరి ఆనందంగా గడుపుకునే కాలం అంటే వర్షాకాలం చెప్తారు. అలాగే మీకు కూడా వర్షాకాలం అంటే ఇష్టమా? ఒకేళవి ఇష్టమైతే వర్షాకాలంలో మీరు చేసిన పనుల గురించి ఏమన్నా నాతో మీరు పంచుకోగలరా?
అవును. హ్మ్. హ్మ్. ఆ! వర్షాకాలం ఫేవరేటండి. కానీ వర్షాకాలంలో తడిస్తే ఇంట్లో అరిచేవాళ్ళు. కానీ చిన్నప్పుడు వర్షాకాలం ఒస్తే పొద్దున్నే వర్షం బడితే స్కూలుండదు. ఫస్ట్ అదొక మనకి సంతోషమనమాట. ఆ! అంతేగా <chuckles> అదే గదా! పొద్దున్న వర్షం బడుతుందా అసలు ఈ వెదర్ చూడటం అనేది అప్పుడు కొంచెం అలవాటయిందనమాట. వర్షం బడుతుంతే స్కూలుండదు. హమ్మయ్య! ఇంట్లో ఎంజాయ్ జెయొచ్చు. ఆడుకోవచ్చు అని. కానీ వెళ్ళే వాళ్ళం. వెళ్లీ కావాలని తడుచుకొనొచ్చేవాళ్ళం. అలా నాకు ఒకా ఒక ఒక సంఘటన గుర్తుందనమాట. ఇట్లాగే ఓ
ఓకే. మీకు కూడానా? మీకు కూడా ఉందా ఆ వెసులుబాటు? మాకు కూడా ఉండిద్ది. ఓకే. ఆ! ఓకే. కావాలని ఎందుకు తడిసికొచ్చేవాళ్ళు? ఇంట్లో ఏమన్నా కొంచెం ఎట్లా తడిసిపోయామే ఇంక తర్వాత రోజు స్కూ స్కూలనేది మానేయడం కోసమా? లేకపోతే సరదాగా ఆడుకొనొచ్చేవాళ్ళా?
సరదాగా ఆడుకోటానికండి. ఈ వర్షంలో దడవటం అనేది ఆహ్, మామూలుగా అయితే ఎలో చెయ్యరు గదా! ఇంటి దగ్గెర. ఆ వర్షంలో దడిస్తే దెబ్బలు బడేవి. అందుకని ఎళ్ళేవాళ్ళం.
ఓకే. అవునవును. అవును. జలుబు జేస్తందని జెప్పి జ్వరం జే జ్వరమొస్తదని జెప్పేసి వాళ్ళూ ఆహ్, తడవనిచ్చేవాళ్ళు కాదు.
అవును. అవును. తర్వాతేమైంది వెళ్ళాము. వెళ్లొస్తే అక్కడ రోడ్‌లన్ని నిండిపోయినియనమాట. చిన్నప్పుడు ఒకటి జరిగింది రోడ్డు నిండిపోతే అట్లాగే తడుచుకుంటూ ఆహ్, ఆ రోడ్‌ల మీద నీళ్లతో ఆడుకుంటూ ఇంటికొచ్చేసరికి, అమ్మకి కోపమొచ్చిందీ. ఎలా ఒస్తావా అని చెప్పీ <chuckles> దెబ్బలు పడినాయి. అది బాగా గుర్తుంది నాకు. తర్వాత మళ్ళీ పాపం ఆవిడే
ఓకే. ఆ! అసలెలా ఎళ్ళావు? ఎలా ఒచ్చావు? ఎలాగసలు నీ అవతారం ఏంటని జెప్పేసి మంచిగా తిట్టేసుంటారు మిమ్మల్ని.
<chuckles> ఆ! బ్యాగ్ దడిచిపోయింది. అంటే ఆ నీళ్ళు జూసేసరికి ఆహ్, అందరితో ఫ్రెండ్స్‌తో కలిసి ఆడేసరికి అన్నీ తడిచిపోయేసరికి అమ్మకి బాగా కోపమొచ్చిందనమాట. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత తిట్టింది. కానీ ఏం జరుగుతుందో తెల్ చెప్పిందనమాట. ఇలా తడిసినందువల్ల నీకేమైతుంది, పుస్తకాలు దడిచిపోయినాయి అని జెప్పిన తర్వాత అనిపించింది. కరెక్టే కదా! అమ్మ జెప్పింది గూడా కరెక్టే. అని జెప్పి అర్థమైంది అనమ ఆ! తడిసిపోయినాయండి. తడిసిపోయినియి. <chuckles> ఆ! దాని కింద అదో పెద్ద మళ్ళీ పు పుస్తకాలన్నీ ఓపెన్ జేసి ఫ్యాను కింద ఆరబెట్టుకోడం. మా నాన్నగారేమో "ఏం గాదులే, ఏం గాదులే." మళ్ళీ అమ్మ అరుస్తుందని భయమనమాట మాకు. <chuckles> తర్వాత ఏమవ్వదు నాన్నగారు ఆహ్, మొత్తానికి ఆరిపోయినియి పొద్దున్నే సర్దుకున్నాం. <chuckles>
ఓకే. ఓకే. పుస్తకాలు గూడా మొత్తం దడిచిపోయినాయి బ్యాగ్‌లో? అయ్యో! మరి తర్వాత స్కూలుకేలా దీసుకెళ్లారు మళ్ళీ వాటిలిని. ఓకే. ఓకే. బా సపోర్టనుకుంటా మీ నాన్నగారు మీకు ఈ విషయంలో. గారాభంగా బెంచినట్టున్నారు బాగా.
ఆ! నాన్నగారు ఫుల్ సపోర్ట్. ఆ! <chuckles> అవును. అవును. హుహుహు.
ఓకే. అయితే మనం ఆరబెట్టుకునే టైంలో కొన్ని కొన్ని సార్లేంటంటే అప్ ఆహ్, అది బాగా తడిచిపోయి. మనం ఇట్లా ఓపెన్ జేసేటప్పుడు చినిగిబోయినియి చినిగిబోతాయి గూడా కొన్ని కొన్ని అలాంటివేం జరిగినియా?
ఆ! అవును. నేను ఫస్ట్‌లోనే ఏం జేసేవాళ్ళమంటే ఈ వర్షాకాలం ఒస్తుందని జెప్పి ప్లాస్టికు అట్లుండేవి గదా! గుర్తుందా మీకు? మన బ్రౌన్ బ్రౌన్ వే ఆ! కలర్ కలరుండి దాని పైన ప్లాస్టికు షీటొకటేసేవాళ్ళం. ఏసి పిన్నులు గొట్టేవాళ్ళం మాక్సిమం తడిసేది గాదండి. వర్షం బడినప్పుడు గూడా బ్యాగ్ గూడా కొంచెం వాటర్ ప్రూఫ్‌లాగా ఇలా ఒక కవర్ బెట్టి తీసుకెళ్లటం అలవాటు చేసామనమాట. అంతగా తడవలేదు గానీ కొంచెం తడిసినియి. ఆరిపోయినియి టెక్స్ట్ బుక్సు అవి. <chuckles>
ఆ! అవునవును. ప్లాస్టికు కవర్ ఆరెంజ్ కవర్ ఇట్లాంటివుండేవి. ఆ! అవునవునవును. అవును. అవును. అవును. అవును. నిజంగానే. మేము అలానే జేసేవాళ్ళం. ఇప్పుడేంటో ఆ కవర్లు జూసి కూడా చాలా రోజులవుతుందసలు. వీళ్ళు పిల్లలు చదువుకుంటున్నారో లేదో గూడా నాకు కొంచెం డౌటొచిద్ది. ఒకప్పుడు ఎక్కడ జూసినా గూడా కవర్లు లేపోతే, పైన స్టిక్కర్‌లివి గనిపించేవి. బాగా సరదా సరదాగా కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడసలెక్కడ గనిపించట్లేదు.
అవును. అసలు అది స్టార్టింగ్‌లో మనం ఆహ్, స్కూలు స్టార్టింగ్‌లోనే అదో పెద్ద షాపింగ్ గదా! భలే ఎళ్ళేవాళ్ళం. ఆహ్, హ్మ్, బుక్సు తర్వాత <chuckles> తర్వాత అట్టలు ఇంట్లో అందరూ కూర్చొని అట్టలేయటం. ఇదొక పెద్ద సరదాగుండేదససలు. భలే ఉండేది. హ్మ్.
అది పెద్ద షాపింగ్. ఫస్ట్ స్కూలుకెళ్తున్నామంటే బుక్స్‌తో పాటు ఇవన్నీ దీసుకొనొచ్చేవాళ్ళం. ఆ! అవును. అవును. అదొక పెంట్ కాదు. ఒక పండగలాగా జేసుకునేవాళ్ళం స్కూలుకెళ్ళటం స్టార్టింగ్‌లో అంటే. ఆడమంటో యెళ్లి చదివేది గూడా పెద్దది ఏవుండదు. కానీ ఇయన్నీ జేయడం మాత్రం ఆహ్, సంతోషకరంగా కొంచెం అందరూ గూర్చొని జేస్తాం గాబట్టి సరదా సరదాగా గడిచిపోయేది. అయితే వర్షాకాలంలో మనం చేసేవి ఇంకా చాలా చాలా ఉంటాయనమాట. ఆహ్, పడవలతో ఆడుకోటం పడవలు జేసుకొని అలాంటి, మీరలాంటి ఆటలేమన్నా ఆడుకున్నారా? క‌మ్ ఆడుకునే ఉంటారు.
పండలా ఉండేది. అవునవును. <chuckles> అవును. బావుండేది. హ్మ్. గడిచిపోయేదవును. ఆ! కరెక్ట్. కరెక్ట్. హ్మ్. మా ఇంటి దగ్గర మాలుగాయి ఆ! ఖచ్చితంగా. ఈ అమ్మ ఫస్ట్ మాకు ఈ క్రాఫ్టనేది ఆహ్, పరిచయం జేసింది పడవతోనే. ఈ పడవ ఆహ్, ఈ పేపర్‌ని కట్ చేసి ఆ! మా అమ్మగారు నేర్పించారండి. ఆ పడవ ఆహ్, ఆ పేపర్ కట్ చేసి చిన్న చిన్న పేపర్లు మళ్ళీ అవి గూడా మనం తెల్ల పేపర్లు కట్ చేసే వాళ్ళం కాదు. ఏదన్నా పనికిరాని <chuckles> పేపర్‌లే కట్ చేసేవాళ్ళం. అది కట్ చేసి, దాన్ని పడవ జేసి అప్పుడప్పుడూ ఇది వర్షం పడినప్పుడు గూడా, ఈ అలవాటయిపోయి ఒక చిన్న టబ్బులో నీళ్లు బోసుకోవటం అవి వేయటం అలవాటయిపోయేది. అంటే ఇయే చేసి ఆడుకోటం. రకరకాలుగా దాన్ని మళ్ళీ కలర్ గూడా జేసేవాళ్ళం. నాప్ నా పడవిది నా పడవిది. ఆ! <chuckles> అహా! నా...
ఓకే. మీ అమ్మగారు నేర్పించారా? ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవునవును. దాని మీద మళ్ళీ ఏదో బొమ్మలు వేసేవాళ్ళం మనం. రకరకాల బొమ్మలు వే కొన్ని కొన్ని సార్లు ఏందంటే మనకి మధ్యలో ఆహ్, ఇది పేపర్‌లన్నీ అయిపోయిన తర్వాత మజ్జి గుట్టు నుంచి చించుకుంటా చించుకుంటూ ఒచ్చేసి మొత్తం బుక్ మొత్తం గూడా అయిపోతే అయిపోయేయేది గదా?
నా పడవిది. నా పడవిదీ అని. హ్మ్. అవును. అవును. హ్మ్. మజ్జి కుట్టులో చించితేనే మనకి పేపర్లు విడిగా ఒచ్చేవి గాదు కదా! కరెక్టే మజ్జి కుట్టులోనే చించే వాళ్ళం. అవును. <giggles> కరెక్ట్.
అవును. అవునవును. అయితే మీకు ఆ రోజు వర్షం బడిన రోజులు అంటే మొదటిగా మీరు మీకూహొచ్చిన తర్వాత ఆహ్, ఆ గడిపిన వర్షాపుకాలపు రోజేమన్నా గుర్తుందా మొదటిగా?
హ్మ్. మొదటిగా అంటే అదే ఆరోజు తడిసొచ్చింది చెప్పాను గదా! దాన్ ఆ! దాని తర్వాత మళ్ళీ కాలేజీలో ఒకసారి ఇలాగే తడిసొచ్చి తడిచి రావడం, అప్పుడు కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం గదా! అప్పుడేంటంటే, ఈ పచ్చిమిరపకాయ బజ్జీలు తినటం ఒకటి, అసలు హైలైటది. ఆ! తడిసినప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి, ఈ ఆహ్, మొక్కజొన్న కండలుంటాయి గదా! వేడ్ మొక్కజొన్న కండలోకటి, పచ్చిమిరపకాయ
అ అదేనా మీ మొదటిగా గుర్తున్నది? ఓకే. ఓకే. ఓకే. అవునవునవును. మొక్క జొన్న కండ్లు ఒడ్ వేడి వేడిగా ఉడకబెట్టి, దానికి కొంచెం నిమ్మకాయ రాసి, కారం బెట్టిస్తాడు.
ఆ! అవును. అహా! మేము ఇట్లా వేడి జేసేవాళ్ళండి. బొగ్గుల మీద కాల్చి, అది గుర్తుంది. ఆ! అది బొగ్గుల మీద కాల్చి హ్మ్. హ్మ్. దాని మీద ఉప్పు, కారం రాసి, నిమ్మకాయ గూడా రాసేవాళ్ళు. ఇంకా కాలేజీ దగ్గరే ఉండేది వర్షం పడితే జాలు, అస్సలు మిరపకాయ బజ్జీ, అది అవి బాగా గుర్తనమాట. ఇదెప్పుడు వర్షం పడుతుందా అన్నట్టు ఉం ఒ ఎదురు జూసేవాళ్ళం ఒక్కోసారి.
ఓకే ఓకే. ఆ! అంటే కాల్చుద్ కాల్చుకొని దినేవాళ్ళా మీరు? ఓకే ఓకే. ఓకే. ఓకే. అలాగే దాంతో పాటు పకోడీ గూడా చాలా బావుండుద్ది మనకి.
పకోడీ ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మ జేసేది. అవును. ఇంటికొచ్చిన తర్వాత ఆ!
ఉల్లిపాయ పకోడి. అవునా? ఓకే. ఓకే. దాంతో పాటు ఆహ్, చల్లని ఆహ్, వేడి వేడి కాఫీ తాగుతాం, టీ తాగుతా అట్లాగా మనకి ఆహ్, టీవీలో కనిపి మ ఆహ్, ఏదో ఒక బొమ్మలు పెట్టుకొని డోరేమోనో, లేకపోతే పవర్ రేంజర్స్ ఇట్లాంటివి ఒస్తా ఉంటాయి గదా! అవి పెట్టుకొని చూస్తా, ఆ టీ తాగుతా ఉంటే, చాలా బావుండిద్ది. అయితే వర్షం పడ్ ఆ! చెప్పండి?
ఆ! అవును. అవును. అవును. బావుండేది. ఇంకా... ఇంకా ఇంకా ఆ దాని తర్వాత పాటలు వినటం ఒకటి వర్షాకాలం. ఈ టీ తాగుతా, ఈ ఆహ్, ఆ! తర్వాత పకోడీలు తి
ఓకే. మనకి సిటీ కేబుల్ ఏదో ఉండిద్ది దాంట్లో పాటలోస్తా ఉండేవి.
అవును. <chuckles> పాటలుండేవి. ఆహ్
ఆ! అవిడ్ విడ్ ఓకే అయితే వర్షాకాలంలో ఆహ్, మనకి ఈ ము మట్టి వాసననేదదోకటి ఒక ప్రత్యేకతనమాట. ఎప్పుడు ఉండే మట్టే గాని, కానీ వర్షం పడినప్పుడు, ఆ వాసన అయితే ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బావుండిద్ది కదా!
అవును. హ్మ్. అవును. మనకి ఇదివరకు చిన్నప్పుడు వెనక పక్క ఇట్లా మట్టితో ఉండేవి గదా! మొక్కలు పెంచే వాళ్ళం. అప్పుడు ఫస్ట్ వర్షం పడంగానే
మీరు అవును. అవునవును. ఇంట్లో ప్రతి ఒక్కలికి ఒక ప్రదేశం ఉండేదన్నమాట. మట్టికి అంటే ఆ ఫ్లోరింగ్ అనేది పెట్టుకోకుండా చెట్లు బెంచుకోవడానికి మట్టనేది పక్కన ఒక పక్కనగా ఉంచేసేవాళ్ళు.
ఆ! అవును. ఆ! ఇప్పుడు, ఇప్పుడు అలా లేవు లెండి అసలు. వెనక పక్క మాట్టుండేది. ఆ మట్టి మీద వర్షం బడంగానే యెండతో పాటు, యెండొచ్చి వర్షం మీరన్నట్టిందాక, ఆ మట్టి వాసనొస్తే భలే ఉండేదది. ఆ వాసన ఫస్ట్‌ది అది బాగా గుర్తున్
అవును. ఓకే. ఓకే. అవునవును. అదే రకంగా అప్పుడప్పుడు వర్షం పడంగాలనే వెంటనే ఆహ్, వర్షంతో పాటు ఎండోచ్చేసిద్ది. ఈ టైంలో ఏమవుతుందంటే మనకు ఇది ఆహ్, మన ఏమంటారు ఆ రైన్ బో, రైన్ బో జూస్తాం గదా! అవును.
హ్మ్. రైన్ బో, రైన్ బో. ఆ! కరెక్ట్ కరెక్ట్. ఆ!
ఆ రైన్ బో ఒచ్చినప్పుడు గూడా, మనం ఆహ్, వెంటనే కుక్కకి, నక్కకి పెళ్ళి అని జెప్పేసి ఇట్లా ఆడుకుంటూ ఉంటాం గదా! మీరు అది. గు ఆ!
ఆ! ఎండవాన, ఎండవాన కుక్కనక్క పెళ్ళి.
కు ఆ! కుక్క, నక్క పెళ్లని జెప్పేసి, అట్లా ఆడుకుంటూ ఉండేవాళ్ళం సరదా సరదాగా. ఆ! అయితే మీకు ఈ రైన్ బో చేయటం అనేది వర్షం ఒచ్చినప్పుడే కాకుండా, మీరే దాన్ని సృష్టించడం లాంటివి ఏమైనా జేసారా? నేను చేసేవాడిని చిన్నప్పుడు మీకట్లే హ్మ్. అ అంటేంట్
అవును. అవును. ఆహ్ హ్మ్. రైన్ బో. ఆహ్, ఏదో ఉండేదండి, ఏదో ట్రిక్ ఉండేది దానికి ఆహ్, ఇట్లా హ్మ్.
హ్మ్. అదెట్లా అంటే ఇప్పుడు ఎండ బడతా ఉంటుందనుకోండి గోడ మీద. ఆహ్, గోడ మీద బడేటప్పుడు మనం ఓ పక్క నుంచి ఆహ్ నీళ్ళు జల్లామనుకోండి పైనుంచి అప్పుడు రైన్ బో ఫామయిపోతదన్నమాట.
ఆ! ఆ! ఆ! ఓహ్! అవునా! ఆ! ఈసారి జేస్తాను. ఈ రైన్ బో చూడటమే గాని ఇలా ఫార్మ్ జేయటం లేదు. మళ్ళీ ఎప్పుడైనా ఈ అద్దంలో నుంచి చూస్తే గూడా ఒక్కోసారి అట్లా ఫార్మ్ అవుతది. ఇట్ల రె
అ అట్లా జేసేవాళ్ళం మేము. హ్మ్. ఒకసారి ట్రై జేయండి. ఆ! కనిపిచిద్ది కనిపిచిద్ది. మేమలా చూసినప్పుడే చిన్నప్పుడు ఏమైందంటే, ఇట్లానే మా కొత్త ఇంటికి మనం ఆహ్, ఇల్లు కట్టుకున్న తర్వాత గోడలకి వాటరింగ్ జేస్తం గదా! అలా చేసేటప్పుడు చూశానిదంతా గోడ మీద పడేటప్పుడు, అప్పుడు గ్రహించింది మా అన్నయ్యకి చూపించి ఇలా చేసాను, అందుకే చాలా బావుంది అనిపించింది. మీరు గూడా ఒకసారి ట్రై జేయండి. అయితే ఆహ్, వర్షం టై వర్షాకాలంలో మనకి ఎక్కువగా ఆహ్, పిడుగులని ఇట్లాంటివి పడుత ఉంటాయి గదా! అలాంటప్పుడు మీకెలానిపిచిది భయంగా అనిపిస్తుందా లేపోతే ఎలాగుండేది మీకు?
హ్మ్. అవును. ఓహ్! ఓహ్! ఓహ్! గుడ్ గుడ్. ఆ! చేస్తాను చేస్తాను. ఆ! హ్మ్. అమ్మో! ఓరి నాయనో! ఆ పిడుగులు వర్షం బడినంత సేపు బానే ఉంటుంది గాని, ఈ పిడుగులోచ్చే టైంలో భలే భయమేస్తదండి అసలు. అంత నాకు భయమే యాక్చువల్‌గా. నేను పిడుగులు పడతాయి అనుకుంటే ఆహ్, టీవీ గూడా జూడనిచ్చేవాళ్ళు గాదు. గుర్తుందా మీకు? ఆ! టీవీ అలా అరిపించేవాళ్ళు.
ఓకే. అవునా? అవునవును. టీవీలు గూడా అన్నీ ఆపేసి స్విచ్చు దాంట్లోంచి ఆహ్, స్విచ్ బోర్డ్‌లో నుంచి ప్లగ్గులు గూడా తీసేసేవాళ్ళు వెంటనే. ఆహ్, పిడుగు బడిద్ది మొత్తం కాలిపోతాయని జెప్పేసి. చాలా భయ్
తీసేసేవాళ్ళు. అది హ్మ్. మనకి ఫోనులోచ్చిన తరువాత ఫోనులు గూడా మాట్లాడొద్దనేవారు.
అవునవును. ఫోనులోని మాట్లాడద్దు పక్కన పెట్టేసేయండి. ఆహ్, స్విచ్ ఆఫ్ జేసేయ్ అని జెప్పి. చెప్తా ఉండేవాళ్ళు మనకు కూడా.
హ్మ్. అవును. అదొకటి బాగా గుర్త్
అయితే, ఈ వర్షాకాలం అయిపోయిన దర్వాత మీ సౌభావం ఎలా ఉండేది? అయ్యో! మిస్ అయిపోయామే మళ్ళీ వర్షాకాలం ఎప్పుడొచ్చిద్ది? ఎప్పుడు స్కూల్ మానేస్తాం? అని జెప్పేసి ఏవన్నా బాధపడేవాళ్ళా?
<laughs> స్కూల్ మా స్కూల్ మానేయటం. పెద్ద బంపర్ ఆఫర్ గదా! వర్షాకాలంలో. ఆ! ఇంకేముంది. చ
అవును. వర్ష అవ్ అవ్ ముందే అదొచ్చేదే మనకవి ఎక్స్‌స్ట్రా‌గా
అవును. వర్షాకాలంలో కంపల్సరీ జ్వరం గూడా ఒచ్చేది ఒకసారి. ఈ వర్షంగా కాకుండా, తర్వాత జరం ఒచ్చినప్పుడు గూడా మానేసేవాళ్ళం. అదొక పెద్ద బంపర్ ఆఫరు. జరం ఒచ్చింది. రొండ్రోజులు మానేసాం, నీరసం. అవును. దాని తర్వాత మీరన్నట్టు చలికాలం ఒస్తే, ఇంకా చలికాలంలో ఏముంది, ఇంకా ఒచ్ ఒస్తే మనకి ఈ దసరా సెలవులు ఒకటి ఒచ్చేవి, లేపోతే సంక్రాంతి సెలవులు ఒచ్చేవి. ఇంకా అంతే లేపోతే పరీక్షలు. బాబోయ్! ఈ పరీక్షలు <chuckles> అవే గుర్తుంటాయి ఇంక. హ్మ్.
అవునవును. అవును. అవును. వర్షాకాలం ఒచ్చిందంటే అది బంపర్ ఆఫర్ ఫస్ట్. ఓకే. అవును. అవును. అవును. అవును. అయితే చాలా బాగా చెప్పారండి వర్షాకాలం గురించి, దాంట్లో మీరు చేసిన ఆహ్, గుర్తుండిపోయే అనుభవం గురించి. చాలా బాగా మీరు చెప్పారు. మీరు చెప్పేటప్పుడు నాకు గుర్తు జేశారు.
హ్మ్. ఓహ్! గుడ్. గుడ్. <giggles>
చాలా ఆనందంగా ఉంది నాకు మీతో మాట్లాడటం. మళ్ళీ అవకాశం దొరికినప్పుడు, ఇలాంటి విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అండి. ధన్యవాదాలు మీకు.
ధన్యవాదలండి.